ఇప్పుడు మనిషి జీవితంలో మనము ఆహ్, హ్మ్. దానేమంటారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటామండి. కానీ, మీకు చిన్ అంటే తక్కువ టైమ్ అనుకోని కానీ ఎక్కువగా మీరు ఆ జీవితాన్ని మార్చేసిన సంభాషణ గాని లేదా మీ జీవి నిజ జీవితంలో ఏదన్నా ఉంటే పంచుకోగలరా?
అవును. ఆ! అండి తప్పకుండా. ఎందుకంటే అసలేం జరిగిందంటే నేను ఇప్పుడు కొంతకాలం ముందే ఒక 4 నెలల ముందు ఇండియా నుండి ఫిన్లాండ్ ఒచ్చాననమాట.
హుహు. ఓహో! సూపర్ అండి. హ్మ్.
దానికి ముందు అసలేమైందంటే అసలనుకోలేదు. ఇక్కడికొస్తాను అనేసి మేము ఫస్ట్ బాంగుళూరులో ఉండేదాన్ని. <sniffs> అటు నుంచి మళ్ళీ హైదరాబాదేళ్ళా. అక్కడకు వెళ్ళిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఒచ్చిందనమాట. ఇంకా పర్ ఆ! బాంగుళూరులో ఉన్నప్పుడు వ పర్ఫనెంట్ వర్క్ ఫ్రమ్ హోమొచ్చింది. దానివల్ల ఏంటంటే ఇంక మా అమ్మ వాళ్ళు మాకు దగ్గరున్నట్టుంటది ఎలాగో చేయడం ఇంట్లోనే ఉండే గదా! <sniffs> బళ్ళారి ఒచ్చేయమన్నారనమాట అమ్మ వాళ్ళది బళ్ళారి. <sniffs> సో, దానివల్ల అక్కడికేళ్ళిపోయాను. అక్కడికెళ్ళాక నాకు అనిపిచ్చింది ఫిన్లాండ్ ఎళ్ళాలి అని.
హుహు. ఓకే. హుహు. హ్మ్. బాంగుళూరు. ఓహో! అవును. హుహు. హుహు. హుహు.
అన్
అంటే అది, సడెన్‌గా తీసుకున్న డెసిషనా? లేదు అంటే ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారా? లేదా అప్పటికప్పుడు అనుకున్న డెసిషనాండి?
లేదు లేదండి. యాక్చువల్‌గా అప్పడికప్పుడనుకున్నాననమాట. ఏదైతే అదైంది ఎళ్ళాలి అన్నట్టుగా డిసైడ్ అయ్యాను కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలుసు. <sniffs> కాకపోతే ఏ <chuckles> ఏదైతే అదైది నా ప్రయత్నం నేను చేద్దాము అన్నట్టుగా చేసాను. ఇదైతే నాకు చాలా తక్కువ సమయంలో <smacks lips> నాకు దేవుడు ఇలా కలిసి ఇచ్చాడమో నేను అనుకున్నాను. నాకు అనుకోవడం గానీ, నేను అప్లై చేయడం గానీ, <sniffs> <smacks lips> నాకు అంటే వీసా ఓకే చేయడం గానీ అన్నీ చాలా తొందరగా అయిపోయా.
హుహు. ఓకే. అవును. అద్ ఆహా! హుహు. తొందర తొందరగా అయిపోయినియ్యి. అన్ని తక్కువ సమయంలోనే అయిపోయినియి మీకు.
ఆ! చాలా తక్కువ సమయంలో అంత మంచే జరిగిందనమాట. <smacks lips> ఎ అదేం
అవును. ఎందుకు అంటే అండి, చాలామంది ఒక 2, 3 సంవత్సరాల నుంచి, 4, 5 సంవత్సరాల నుంచి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ వాళ్ళు పాపం ఎటు కథలలేక ఆ ఒక్క దగ్గర ఆగిపోతా ఉంటారు. కానీ ఇది మాత్రం నిజంగా మీ జీవితాన్ని మార్చేసుంటుందండి.
ఆ! అవునవునండి. ఆ ఒక్క స్టెప్ వల్ల ఏంటంటే, నేనేంటంటే, మా బాబు కోసం నిర్ణయం తీసుకున్నా. సరే పిల్లల్ని అక్కడ చదివించినట్టు ఉంటది. <sniffs> దాంతో పాటు మేము కూడా ఏదైనా జాబులు చేసుకోవచ్చు. ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్టుంటది అన్నట్టు నేనిక్కడ చదవడం కోసమే ఒచ్చానండి. <sniffs> సో, నేను చదువుతూ అలాగే ఫ్యామిలీని తీసుకురావచ్చాని.
హుహు. హుహు. ఉంటుంది. ఓహో! ఇప్పుడు మరి మీకు కాలేజీ ఎన్ని రోజులు ఉంటుందండి? కాలేజీ ఇప్పుడు మరి మరి వేరే దేశమేళ్తే మనము పార్ట్ టైములని చేసుకుంటా ఉండాలి కదా! మరి దాన్ని దీన్ని మీరు ఎలాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు?
య ఆ! అండి. నాకిప్పుడు 2 ½ గంటలు ఆహ్, రెండు రెండు సంవత్సరాలు ఉందండి. ఈ చదువు. అదేంటంటే, మనకు కంటిన్యూస్‌గా ఉండవనమాట క్లాసులు. ఇప్పుడు కాసేపు మధ్యాహ్నం వరకు ఉంటాయి ఒక్కొక్క రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉంటది. సో, మిగిలిన సమయాలు మనం ప్లాన్ జేసుకోవాలి. కాకపోతే ఇక్కడొ
హుహు. హుహు. ఓహో! హుహు. అంటే. అన్ అంటే మనకులాగా వారం రోజులు కాలేజీకి వెళ్ళే పని లేదు.
ఆ! లేదండి. మనకులాగా ఒక్క టైమింగే ఉండదు. <chuckles>
ఇక్కడైతే మనము పోస్ట్ గ్రాడ్యుయేషనైనా ఏదైనా సరే 6 రోజులుంటే 6 రోజులు వెళ్ళాల్సి ఉంటుంది కదా!
ఎళ్ళాలి. మనకేంటంటే ఇప్పుడు 9-6 అంటే రోజు అదే టైమింగుంటది. ఇక్కడ అదా అలా కాదు. నాకేంటంటే ఒకరోజు 8-10 వరకు ఒకరోజు, పన్నెడింటి నుంచి రేండు దాకా, రెండింటి నుంచి నాలుగు అలా ఉంటదనమాట.
హ్మ్. ఆహా! ఓహో! హుహు. ఓహో! అంటే ఒ వారంలో ఇలాగ ఎన్ని రోజులు ఎళ్తారండి మీరు?
వారంలో 4 రోజులు ఎళ్తానండి. ఒక్కొక్కసారి 3 రోజులే ఉంటది. అది మనము ఎన్ని కోర్సులు తీసుకుంటాము? ఆహా! లేదు లేదు. మనం ఎన్నైతే మన సైడ్ సబ్జెక్ట్స్ అంటారు కదా! అలా ఇక్కడ కోర్సులటారనమాట. సో, మనం ఎన్నైతే కోర్సులు తీసుకుంటామో దాన్ని బట్టి ఉంటదనమాట. <smacks lips> దాన్ని బట్
ఓహో! అంటే మీరు రోజు మొత్తమేళ్ళే పని లేదు. హ్మ్. అవునండి. ఆహా! ఓకే. మనం తీసుకునే కోర్సుని బట్టి దాంట్లో మనం చదవాల్సిన దాన్ని బట్టి మన క్లాసెసుంటాయి.
ఉంటాయి. కొంతమందికి అసలేళ్ళాల్సిన అవసరం ఉండ
అంటే మీకు గంటల్లో బట్టే ఉంటుంది నాకు దెలుసి ఇప్పుడు కాలేజీ.
అవునవునండి. ఇప్పుడు ఏంటంటే ఒక కోర్స్‌కి 2 గంటలనమాట. <sniffs> ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్‌లాగా. హ్మ్.
ఓహో! ఓకే అండి. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మీరు చదివే దాంట్లో ఎన్ని కోర్సులున్నాయండి? అంటే మీర ఒక కోర్స్ తీసుకుంటారు గదా! దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు?
దీంట్లో చాలా ఉంటాయండి. మనం ఈ సంవత్సరం ఒక పదే చేసుకోవచ్చు, ఇక్కడ మన సైడ్‌లాగా ఇవే సబ్జెక్టులు, ఇవే తీసుకోవాలి, ఇవే చేయాలి అలా లేదిక్కడ. ఇక్కడ పద్ధతి మొత్తం వేరుగుంది. అసలిది సగం నా జీవితాన్నే మార్చింది. నేను చదివిన చదువు వేరు ఇక్కడొచ్చాక మొత్తం చూసింది వేరనమాట. <sniffs> అక్కడ ఎట్లయితే
హుహు. ఓహో! ఓహో! ఓహో! అంటే మనం దేశం మారితే మనతో పాటు మనం చాలా తెలుసుకోవచ్చు, చాలా మారుతాయంటారు.
చాలా మారుతాయి. ఎందుకంటే నేనక్కడ స్వల్ప సమయంలో నాకు ఏదైతే <smacks lips> అదృష్టం కల్సొచ్చిందో, అలా మారిపోయిందో ఇక్కడొచ్చాక అది కొంచెం ఆపోజిట్‌గా మారిందనమాట. ఇక్కడ చదువులిలా ఉంటాయా? ఇక్కడ కష్టాలు ఇలా ఉంటాయా? అన్నట్టు ఇక్కడేంటంటే ప్రస్తుతమున్న పరిస్థితికి పార్ట్ టైమ్ జాబులు దొరకడం కూడా కష్టమనమాట. <sniffs> ఇప్పుడు మనకేందా బయట -15, -10 అలా ఉంటదనమాట ఇలాంటి చలీలో. ఈచ్ ఈ వింటర్‌లో జాబులు దొరకవనమాట ఇక్కడ.
హుహు. ఓహో! అదే. ఆహా! అదేలెండి. హ్మ్. హ్మ్. అంటే శీతాకాలం కదా! ఆహా! అసలు ఈ వింటర్‌లో మనకి జాబులు దొరికినా అంత టెంపరేచర్‌కి మనం చేయాలన్నా బయట చేయలేమండి.
చాలా కష్టం అండి. స్నో పడతానే ఉంటది, అసలు స్నోలో ఎళ్ళి అది. బా
అవును. అవును. అవును. మరి మీరూ బాబున్నారన్నారు, బాబుని అను మీ భర్తని ఒదిలి ఇక్కడొదిలేసెళ్లారు. మరి మీకు ఎంతో కొంత బాధనేది అనిపిస్తూ ఉంటుందిగ దాన్నెలా చేదిస్తున్నారండి మరి మీరు?
అయ్యో! చాలా బాదండి. నేను నేనే బాధపడతన్నాను కానీ, మా బాబు మాత్రం బాగా స్ట్రాంగ్‌ ఉన్నాడు, "అమ్మ నువ్వు చదువుకోడానికెళ్తున్నావా? నువ్వెళ్ళు" అన్నట్టుగా ఉన్నాడనమాట. "మేము గూడా ఒస్తాంలే తర్వాత" అన్నట్టు <sniffs> మాట్లాడుతూ ఉన్నాడనమాట. మా అమ్మ వాళ్ళున్నారు హ్మ్.
హుహు. సూపరండి. ఆ! ఓహో! ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారా రావడానికి మరక్కడికి?
ఆ! ఆ! చేస్తున్నారండి. అయ్ అయితే ఇంకొక 3, 4 నెల్లు పడుతుంది, కాపోతే ఒచ్చేస్తారు. వాళ్ళ కోసమే ఎదరు జూస్తున్న.
హుహు. అంటే మీ కింద వాళ్ళిద్దరొస్తున్నారు. మీరు స్టూడెంటు, వాళ్ళు డిపెండెంట్ అన్నట్లు.
ఆ! అవునవునండి. దానివల్ల యాక్చల్‌గా నాతోనే రావాల్సింది, కొంచెం ఊర్లో కొన్ని పనులుండడం వల్ల, బాబు స్కూలు అది ఇది ఆలోచించి, కొంచెం డిలే చేసామనమాట. అంటే ఇక్కడ పరిస్థితులెలా ఉంటాయో అన్నట్టుగా.
అంతే గదా! హుహు. హుహు. మరిప్పుడు హ్మ్. మరిప్పుడు బాబక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కెళ్ళాలి గదండీ. మరి మీరదంతా చూస్తున్నారా సు అంటే మీరు అక్కడ అదంతా చెక్ చేసుకొని, లేదు బాబు రేపొచ్చిన రోజు జాయిన్ చేపిద్దామా! అని అని మీరేమన్నా ఆరా తీస్తున్నారా అక్కడ? ఎందుకంటే మనకి దేశం కానీ ఉద్దేశం కదా! అది.
హుహు. ఆ! ఆ! అండి. అవునవును, చూస్తున్నాను జూస్తున్నానండి. ఇక్కడ నాకొచ్చాక ఒక అమ్మాయి పరిచయంమైందనమాట. వాళ్ళు మన ఇండియా నుండే గుజరాత్ నుండి. ఇక్కడేంటంటే వాళ్ళు 10 ఏళ్లు నించి ఇక్కడే ఉన్నారనమాట. ఆ!
హ్మ్. హుహు. ఓహో! హుహు. ఓహో! అయితే వాళ్ళకన్నీ బాగా తెలుసుంటాయి.
తేలిసుంటాయి. నాకు అది కలిసొచ్చిన అదృష్టం అనమాట. ఇక్కడికి రాంగానే ఆ అమ్మాయి నా క్లాస్‌మెట్టే అనమాట. సో, రోజు మేం కలిసే ఎళ్తాం, కలిసే ఒస్తాం. సో, అప్పుడడిగాననమాట, ఇప్పుడు ఇక్కడేంటంటే అండి, 7 ఏళ్ళ వరకు స్కూలు లేదు, స్కూలు అంటే ప్రీ స్కూల్ మనకు డే కేర్స్ ఎలా ఉంటాయో అలా ప్రీ స్కూలుంటది. అందులో పంపించొచ్చు పిల్లలని. <sniffs> ఇక్కడ ఎడ్యుకేషనంతా ఫ్రీగానే ఉంటది. ఏది మనం పే జేయాల్సిన అవసరం లేదు.
అవును. ఓహో! సూపర్ ఇదింకా సూపరు. <chuckles> ఓహో! హుహు. హ్మ్. హుహు. అదేలెండి. పే చేసే పనుండదు. హ్మ్.
7ఏళ్లు మా బాబుకి ఇంక ఇప్పుడు 5ఏళ్లు కాబట్టి, ఇక్కడికొచ్చిన డేకేర్‌కే పంపించాలనమాట. మనకి వారంలో 20 గంటలిస్తారు, ఫ్రీ. మనం ఈ ఇట్లా ఎలా కుదిరితే ఇప్పుడు నా కాలేజుందనుకోండి, ఆ రోజు కొంచెం ఎక్కువ సేపు పంపించొచ్చు, లేదా ఇంకొక రోజు ఇంకొంచెం తక్ అలా కవర్ జేసుకొని, మనం ఆ వారం మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు.
ఆ! 2 ఇంకో 2ఏళ్లు. హుహు. ఆహా! చేసుకోచ్చు. ఈ టైం నించి ఈ టైం వరకని పర్‌టిక్యులర్‌గా టైమేం లేదు.
ఆ! ఏం లేదండి. బ్రేక్‌ఫాస్ట్ కానీ, పిల్లలకి మధ్యాహ్నం భోజనం కానీ అక్కడే ఇస్తారు. మనం ఇది ప మనకి ఇండియాలో ఏంటి పొద్దున లేస్తే అదే కంగారు, ఎందుకంటే నేను ఇక్కడికి రాకముందు బాబుని సంవత్సరం పాటు స్కూలుకి పంపించాను, లేస్తే ఇది చేయాలి, అది చేయాలి ఏం పెట్టాలి అని రోజు ఆలోచించా. <sniffs>
ఓహో! అవును. అవును. ముందు నించే, ముందు రోజు నించే మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి.
అ ఆ! చాలా అండి. నేను ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉన్నాను, అక్కడే పడుకున్నా అనమాట. తెల్లారి చూస్తే అసలు పిల్లలిని జస్ట్ అలా రెడీ చేసింది, వాళ్ళకి అన్ని జాకెట్స్ కానీ, అవన్నీ కవర్ చేసింది పంపించింది. అదేంటి వాటర్ కానీ వాళ్ళేం తీసుకెళ్ళరా? అంటే, "ఏమీ అవసరం లేదు, ఇక్కడ మొత్తం వాళ్ళే ఇస్తారు. మనం పంపించిన వాళ్ళొప్పుకోరు. ఫుడ్ దగ్గర నుంచి బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ కానీ, పాలు అన్నీ వాళ్ళే ఇస్తారు పిల్లలికి" అని జెప్తుందనమాట. <sniffs>
ఆహా! ఓకే. హ్మ్. ఓహో! హుహు. వాళ్ళే ఇస్తారు. ఓహో! సూపరండి. కొంచెం అట్లా ఉంటే ఏంటంటే, ఇప్పుడు మీకు మీరన్నట్టు మీకు యూనివర్సిటీకెళ్ళినప్పుడు, రో రోజు ఒకే టైముండదు. అదిగాక ఇప్పుడు మీ హస్బెండున్నా గానీ ఏంటంటే, ఆయన కూడా ఏదో ఒక వర్క్ చూసుకుంటారు. ఎందుకంటే, ఇప్పుడు అంత దేశంగాని దేశంలో ఇద్దరూ పని చేసుకుంటేనే అవుతుందండి.
అవునవునండి. ఇక్కడున్న ఖర్చులికి ఇద్దరు చేసుకోకుండా అస్సలు జరగదు. ఇద్దరు జేయాలి.
అస్సలుండలేరు. అదీ కాక ఇప్పుడిద్దరు మనుషులు, బాబు ముగ్గురు ఖర్చులంటే, చాలా అయిపోతాయి. అలాంటప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. మాకు మీరు యూనివర్సిటీకెళ్తే ఎన్ని గంటలుంటే అన్ని గంటలక్కడుండొచ్చు అనేది ఒకటుంది గాబట్టి, కొంచెం మీరు రిలాక్సవ్వచ్చు.
అవునవునండి. ఆ! కొంచెం పర్లేదండి. మాకు మాక్సిమమ్ 4 తర్వాతేముండదు కాలేజు. పిల్లల కూడా 4 వరకు ఉంటది స్కూలు, కాబట్టి బ్యాలెన్స్ చేసుకోచ్చు. ఎనిమిదింటి నుంచి నాలుగింటి దాకా ఉంటది.
హుహు. హుహు. అదే. అదే. అవును. అవును. మరిప్పుడూ మీకు అక్కడ పార్ట్ టైం గానీ, ఏమన్నా దొరికిందా? ఏమన్నా చేస్తున్నారా? మీనాల్రెడేళ్ళి 4 నెలలయిపోయిందన్నారు.
మనం లేదండి. ఇక్కడ పరిస్థితి చాలా కష్టంగుంది. ఆహ్, ఇక్కడేంటంటే జాబులు దొరకాలి అంటే, మెయిన్ ప్రాబ్లమ్ మనకు లాంగ్వేజ్ రావాలి. ఇక్కడ వాళ్ళు ఫినిష్ మాట్లాడతారనమాట. సో, మనకది చాలా కష్టం. ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీసనుకోండి. వెంటనే మనం ఒక నెలలోపు, ఏదోక జాబ్ వెతుక్కోచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ పని జేయాలి, పార్ట్ టైంగా ఎళ్ళినా కూడా, వాళ్ళు మీకు "లాంగ్వేజ్ తెలుసా" అనే అడుగుతారనమాట.
హుహు. ఓహో! ఓహో! ఓకే. అంటే ఇప్పుడూ హ్మ్. హ్మ్. అవును. మరి మీకు అట్లాంటి లాంగ్వేజ్ రిస్ట్రిక్షనున్నప్పుడు, మనకి ముందే ఆహ్, లాంగ్వేజ్ టెస్టులవేం పెట్టలేదాండిక్కడ మీరెళ్ళేడప్పుడు?
హ్మ్. అహా! లేదండి. మాకిప్పుడు కాలేజులో నేర్పిస్తున్నారు లాంగ్వేజు. లాంగ్వేజ్ టెస్టులు రాస్తున్నామనమాట. ఫినిష్ 1, 2, 3 అలా స్టేజెసుంటాయి. నేను అవును. ఒక స్టేజయిపోయింది. నేనిప్పుడు స్టే సెకండ్ స్టేజ్‌కి ఎగ్జామ్ రాయాలనమాట. <sniffs>
ఓహో! స్టేజెసు. ఓహో! ఇప్పుడు మీకది ఫిన్ నేర్చుకుంటేనే, మీరూ జాబ్ చేయగలరు అంటున్నారు.
అవునవునండి. యాక్ఛువల్‌గా ఉంటదనమాట. ఇప్పుడు కూడా వెతుకుతున్నాను. కంప్లీట్‌గా దొరకవని కాదు. కాకపోతే ఏంటంటే, చాలా కష్టం ఉంటది. చేసుకోవాలనమాట అది.
హుహు. హుహు. అంటే ఇప్పుడు ఆ కంట్రీలో, ఆ దేశంలో, వేరే దేశాలోల్లు కూడా ఉంటారు కదండి! మరిప్పుడు ఆ వా వాళ్ళ దాంట్లో మనకి, జాబు రాదంటారా? మనం ప్రయత్నిస్తే తెలుగు వాళ్ళు కానీ, శ్రీలంక వాళ్ళు కానీ, చాలా దేశవాళ్ళుంటారుంటారు కదా!
అవునవునండి. మన ఇండియా వాళ్ళు కూడా ఇక్కడ, చాలా వరుకు ఉన్నారు. నేను దసరా, దివాళి అని ఈవెంట్స్ జరిగాయిక్కడ. ఆ ఈవెంట్స్‌కి యాక్ఛువల్‌గా, మనవాళ్ళెవరైనా కలుస్తారేమో అనే ఎళ్ళాననమాట. <smacks lips> మన వాళ్ళతో
హ్మ్. హుహు. సూపర్. అవునండి. అలాంటి ఈవెంట్స్‌కెళ్తే, మన తెలుగోళ్ళు కూడా మనకి తెలుస్తుంటారు. యూనివర్సిటీయే కాకుండా, ఎక్కడెవరున్నారేంటి అనేది గూడా, ఒక తెలుస్తుంది మనకి.
అవునవును. అందువల్ల అక్కడెళ్ళి మాట్లాడాననమాట. వాళ్ళు కూడ అన్నారు. "దొరకదు అని కాదు గానీ, మనం కొంచెం ప్రయత్నించాలి. కొంచెం కష్టపడాలి."
హుహు. ప్రయత్నించాలి. హ్మ్. మరి మీరు వాళ్ళల్లో ఎవరియన్న ఫోను నెంబరులు తీసుకోవడం కానీ, లేదంటే వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం కానీ, చేస్తున్నారా? ఎందుకంటే <smacks lips> ఓ ఏదో ఒక టైంలో, వాళ్ళు మనకి హెల్పవుతారు గదా! మన వాళ్ళు కదా!
అవునవునండి. నేను మాట్లాడుతున్నానండి. నంబర్స్ తీసుకున్నాను. బయటెక్కడైనా కనిపించినా, వాళ్ళు కూడా మాట్లాడిస్తుంటారు. ఇక్కడేంటంటే, ఇంకా తెలుగు వాళ్ళకి, ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూపుంది. <sniffs> మన ఇండియన్స్‌కి సెపరేటుంది. తెలుగు వాళ్ళకి సెపరేటుగా గ్రూపుందనమాట.
హుహు. హుహు. ఓహో! అట్లా ఉంటే ఓహో! మరందులో మీకు జాబ్ పోస్టులు గానీ, అలాంటివేం పెట్టట్లేదాండి? అంటే కొంతమంది పెడతా ఉంటారు గదా! ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు.
లేదు. లేదండి. ప్రస్తుతానికే పెట్టట్లేదు. పర్సనల్‌గా చెప్తూ ఉంటారనమాట.
ఆహా! అదేలే ఇప్పుడు జాబ్స్ మీరు హ్మ్. అదేలే. మీరు జాబ్స్ కూడా కష్టంగా ఉన్నాయి అంటున్నారు గదా! మరి మీకు యూనివర్సిటీలో మన తెలుగోళ్ళెవరైనా ఉన్నారండి? పరిచయం అయ్యారా?
హ్మ్. లేదండి. చాలా ఒక్కరో ఇద్దరో ఉన్నారు. బట్ ఇక్కడ ఈ దేశంలో ఏంటంటే చాలా కష్టమండి. <sniffs> ఇక్కడ మన ఇండియా నించి ఒచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఉన్నా కూడా ఈ గుజరాత్ కానీ నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర. లేరు అని కాదు గానీ జస్ట్ ఒక 7, 8 ఫ్యామిలీలలా ఉన్నాయి అంతే. <sniffs> హ్మ్.
హుహు. ఓహో! తెలుగోళ్ళు హుహు. ఓకే. హుహు. ఇప్పుడు ఇన్‌కేేస్ నేను గనుక ఫిన్‌లాండ్ రావాలంటే మీ ఉద్దేశ్యం ఏంటంటే రావచ్చంటారా? రావో ఓ <giggles> రాగూడదంటారా? ఏవంటారు?
నేనైతే ఒద్దనే జెప్తానండి. ఎందుకంటే ఆహ్, ఇక్కడ మెయిను ఆహ్, సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళైతే నిజంగా ఉండలేరు. ఇక్కడ వింటర్ డిప్రెషన్ అని ఉంటదండి. ఇప్పుడు ఏంటి అసలు 9కి వెలుతురొస్తుంది. మధ్యాహ్నం మూడింటికే చీకటయిపోతుంది. కొంత సమయంలోనే మనం పనులు ముగిచ్చుకోవాలి. అసలు రూమ్‌లో ఉంటుంటే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాం. ఏంటిది అన్నట్టు. హ్మ్. <smacks lips> అది ఆ డిప్రెషన్.
<chuckles> ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఒక్కళ్ళమే ఉంటాము గదా! ఇప్పుడు మీరు ఎవరితోనన్నా కలిసుంటున్నారా? లేదు అంటే అంటే, ఇప్పుడు అక్కడ మనము ఒక ఇల్లు తీసుకొని ఉండాలంటే మనము అంత డబ్బులు పెట్టలేం కదండీ! ఇప్పుడు మీరు ఎవరితోనైనా కలిసుంటున్నారా? లేదంటే మీరొక్కళ్ళే ఉంటున్నార?
ఆ! షేర్ చేసుకుంటున్నానండి. మన త యాక్చువల్‌గా ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడికొచ్చిన కొత్తల్లో నేపాల్ వాళ్ళ దగ్గర ఉన్నాననమాట. నాకు ఇండియా నుంచి రూమ్ వెతికినప్పుడు వాళ్ళే కనెక్ట్ అయ్యారు. <sniffs> ఇంక వాళ్ళతో ఉన్నాను. ఒక మూడ్ నా వె నెలల వరకు. పోయిన్నెలే నేను ఇక్కడ తె మన తెలుగు వాళ్ళ దగ్గరకి మారాననమాట. అప్పటి నుంచి కాస్త సంతోషంగా ఉందనమాట. మనవాళ్ళనే వాళ్ళున్నారు కదా! అనే ఒక డిప్రెషన్ లేకుండా ఉండగలుగుతున్నాను.
ఓహో! ఓకే. హ్మ్. హుహు. ఓహో! ఆ! అవును. ఎట్‌లీస్టు మనకి పొద్దునలెగిస్తే ఎవరో ఒకళ్ళు కో కాస్త గొప్పో మనతో మాట్లాడేవాళ్ళు ఉండాలి కదండీ!
ఆ! అదే కదండీ. అప్పుడు ఉన్నప్పుడైతే ఆ రూమ్‌లో చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కొక్కసారి ఏడుస్తూ గూర్చునేదాన్నసలు. ఏంటిది? ఎందుకొచ్చాను? నిజంగా నేను తీసుకున్న ఆహ్, <smacks lips> ఇది నిర్ణయమే నాకిలా అయిపోయిందా అన్నట్టుగా. <sniffs> చాలా అంటే స్వల్ప సమయంలోనే తీసుకున్నాను గదా! <sniffs> <smacks lips> దానివల్ల.
హ్మ్. <chuckles> ఆ! అనిపించి హ్మ్. అదే. మీరేంటంటే ఎక్కువ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పోదామా ఒద్దా కొంతమంది రెండు కా పడవల మీద కాళ్ళన్నట్లు ఎళ్దామా ఒద్దా? ఎళ్దామా ఒద్దా? ఒక నెల ఒళ్దాం అనుకుంటారు. ఒక నెలొద్దనుకుంటారు. ఇలా ఉంటా ఉంటారు.
అవును. అదే. అదే అండి. నాకు అలా లేకుండా <chuckles>
కానీ మీరేంటంటే అతు తక్కువ సమయంలో వెళ్దాము అనుకున్నారు. వెంటనే వెళ్ళిపోయారు.
ఆ! అది. నాకు కూడా కలిసి రావడం గూడా అలా వెంట వెంటనే అలా పనులు జరిగిపోడం. రావడం అలా జరిగిపోయిందనమాట అది. హ్మ్.
అవును. అవును. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నారనమాట.
ఆ! కొంచెం సెట్ అవ్వగలుగుతున్నానండి. ఇప్పుడు ఒచ్చాను. ఫస్ట్‌లో ఎలా ఉండదంటే నిజంగా నేను తిరిగెళ్ళిపోవాలా ఏంటి అనేది ఉండేది. బట్ కానీ అందరిని ఒప్పించి అంతా కష్టబడి ఇక్కడిదాకా ఒచ్చాను. మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గాలి పర్లేదు కష్టాలనేవొస్తయి. <sniffs> కొంచెం ఓపికతో చేసుకుంటే అవుతది అన్నట్టుగా ఉన్నా. హ్మ్.
హ్మ్. అదే. అదే. వెళ్ళాలి. అవును. అవును. అది అవును. అదీగాకా ఇప్పుడు మీ హస్బెండను మీ బాబు ఒచ్చేసరికి మీరు స్ట్రాంగయ్యారనుకోండి. ఇంక వాళ్ళకి ఎట్టువంటి ఇబ్బంది ఉండదండి.
ఆ! అదేనండి. నా బాధ అంటే నేనిక్కడ ప్రతీదీ అన్నీ చూసుకొని పెట్టుకుంటే నాకు కొంచెం ఇంకేదైనా జాబ్ దొరికినా కొంచెం ధైర్యంగా ఉంటది వాళ్ళొస్తే.
హ్మ్. ధైర్యంగా ఉంటుంది. అవును. అవును. ఎందుకంటే ఇప్పుడు మీరు ముందొచ్చారు మీకన్నీ తెలుసినయి అనుకోండి రేపటి రోజు వాళ్ళొచ్చినా మనము వాళ్ళని ఇబ్బంది పెట్టే పనుండదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడే పనుండదు. ఒక వాతావరణానికి కొంచెం అడ్‌జస్టవ్వాల్సొస్తుంది.
వాళ్ళకి కూడా ధైరం ఆ! అండి. నేనిక్కడికొచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. ఏదైనా అడ్రెస్‌లెతుక్కోడంలో గానీ, <smacks lips> అంటే ఏమేం స్టెప్స్ చేయాలి అనేవి ఇప్పుడు నా వాళ్ళకి ఆ కష్టం రాదన్నమాట. నేనున్నాను కాబట్టి డైరెక్ట్‌గా ఈ ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతాను. ఇది చేయాలి అని. <sniffs>
హ్మ్. అదే అంటున్నా. హ్మ్. అవును. అవును. తీసుకెళ్ళిపోవచ్చు. అవును. మీ స్వల్ప సమయంలో జీవితం మార్చిన గథ చాలా బాగా చెప్పారండి. అదైతే ఒక ఎక్స్‌పీరియన్సు. చాలాంటే చాలా ఆనందంగా అనిపిచిందండి మీతో మాట్లాడ్డం.
<chuckles> ఎ నాకు గూడా చాలా బావుందండి. అసలు మీతో ఇలా షేర్ చేసుకోడము ఇవన్నీ. ధన్యవాదాలు.
ధన్ని ధన్యవాదములండి.